హ్మ్. అవును.
అప్పుడే అది. ఇంక రుచి ఎన్‌హ్యాన్స్ అవుతది. ఇంక ఎక్కువ పెరుగుతది ఉన్న రుచి కంటే ఎక్కువ నిలవ ఉండడానికైనా. ఆ పదార్థాలు, పిండి పదార్థాలు అది బాగా ఉపయోగపడతది.
హ్మ్. అవును. హ్మ్. మీరు ఫ్రెండ్స్‌తో కలిసి వండడాలు అవి చేస్తూ ఉంటారా? మాములుగా అంటే మీరు ఉన్న ప్లేస్‌లోనో లేకపోతే మీకిక్కడ ఆహ్, ఇండియా వచ్చినప్పుడు గాని?
ఆ! ఇంకా ఇలాంటివన్నీ హ్మ్. హ్మ్. ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరు అ ఆ! ఇప్పుడు నేను ఇండియాలోనే ఉన్నాను రీసెంట్‌గా దీపావలైంది, దీపావళికి ఫ్రెండ్స్ అందరమోచ్చి, ఇంట్లో అందరం కలిసి కుక్ చేసుకొని తినడం జరిగింది. బిర్యానీ చెప్పినట్టే ఇష్టపడి అసలు అది లేకుండా ఎలాంటి పండుగలు జరగవు మా ఇంట్లో. ఆ! ఆ! <giggles> నేను వంట బాగా చేస్తాను తిన తినడమంటే ఆహ్, ఆ! ఓకె తింటాను అన్ని తింటాను. ఫ్రెండ్స్ అందరం కలిసి చక్కగా బిర్యానీ కుక్ చేసుకొని ఆ రోజు ఇంక రకరకాల స్వీట్లు, పాల తాలికలు నా సిగ్నేచర్ డిష్ పాల తాలికలు. ఆ! పాయసం. ఆ! పాల తాయి పాల తాలికలు ఖచ్చితంగా. అది కూడా అందరికి కాదు, అది ఒక ఆర్ట్. మనం ఆహ్, అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటాం గదా. సో, అదే పద్ధతి ఫాలో అయితేనే చక్కగోస్తుంది లేకపోతే పాలు విరిగిపోయి, ఆ రుచి తగ్గిపోతుంది ఎక్కువ నిలువ ఉండదు. ఖచ్చితంగా స్వీటంటే మరుసటి రోజు వరకు ఉండాలి మనకి. <giggles>
ఆహా! ఓహ్! ఓహ్! హుహు. బిర్యానీ లవరా మీరు? <chuckles> <chuckles> ఓహ్, నైస్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! అవును. చేస్తారా మీరు? ఓహ్! హ్మ్. హ్మ్ హ్మ్. అవును. ఓహ్! హ్మ్ హ్మ్. ఓహ్! నైస్. వంటలు బాగా చేస్తారనుకుంటా మీరు. <chuckles> చాలా బాగా చెప్తున్నారు. <chuckles> ఈ తర్వాత పండుగల్లో, వాటిలో మీరు మామూలుగా ఈ పల్లెటూరులో, వాటిలో మనం చూస్తూ ఉంటాం. ఈ హరిదాసులు రావడము, అయితే గంగిరెద్దులు అవి రావడము ఇలాంటివన్నీ చూస్తుం‌టాం. <sniffs> ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మనకి అనిపిస్తుంటుంది. అబ్బా! ఇవి ఎంత బావున్నాయి <smacks lips> అంటే మనకి మన ట్రెడిషనల్ వేలో ఎంత బాగున్నాయి అని అనిపిస్తుంటుంది. అలాంటివి ఏమైనా మీరు ఈ మధ్య కాలంలో ఎదుర్కొన్న సంగతులు ఏమైనా ఉన్నాయా?
<laughs> అవును అవును. ఖచ్చితంగా. <giggles> ఆ! ఆ! అవును. హ్మ్. అవును. ఆ! ఆ! ఉన్నాయి ఉన్నాయి, చాలా అంటే ఇప్పుడు మొన్న వినాయక చవితికి హైదరాబాద్‌లో, మనం ఆంధ్ర అంటే ప్రాంతీయ ఆహ్, కొన్ని డిఫరెన్సె‌సుంటాయి ప్రాంతాలలో. మనం ఒకలాగా సెలబ్రేట్ చేసుకుంటాము, తెలంగాణాలో ఒకలాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అలాగా ఆహ్, వేరు వేరుగా ఉంటాయి. మన పద్ధతులు వాళ్ళకి వేరుగా అనిపించొచ్చు, వాళ్ళ పద్ధతులు మనకి వేరుగా అనిపించొచ్చు. కాబట్టి ఏ పండుగకైనా, ఏదైనా పండగే <giggles> సంతోషంగా ఉన్నావా లేదా రోజు? కడుపు నిండా తిన్నావా? లేదా? అదే పండుగ అంతే. <giggles>
హ్మ్. హ్మ్. అవును, అవునవును. అంతే అంతే. హ్మ్. అవును. అవును. హ్మ్. <chuckles> అందరు ఉన్నారా? లేదా? చుట్టాలందరు ఉన్నారా? <sniffs> ఫ్రెండ్స్ ఉన్నారా?
అంతే. <sniffs> కాబట్టి బేధాలు ఏం లేవు. ఏ పండగైనా, ఎలాంటాచారాలైనా, ఎవరికి సంతోషంగా అనిపిస్తే అవి వాళ్ళు తప్పకుండా చేయొచ్చు.
బావున్నాయండి. హ్మ్. హ్మ్. <smacks lips> మీ కుటుంబ సభ్యులందరూ ఎలా ఉంటారండి? బాగా మీతో సన్నిక సన్నిహితంగాను అందరూ కలుస్తూ ఉంటారా? ప్రతిదాన్ని ప్రతి పండగకి దగ్గరుండగా, అందరూ కలుస్తూ ఉంటారా?
హ్మ్. ఆహ్, ఆ! హ్మ్. అవును. <chuckles>